అంటే వాళ్ళు పాలిసీ అది. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్‌లోని వాళ్ళు పాలిసీ అది పెట్టుకున్నారు. <sniffs> ఆ పాలిసీ‌ని మనం ఎలా కాదంటాం సో, మొత్తానికి
ఓకే. హుహు. అంతే అంటే కాదనట్లేదు దానికి కాకపోతే ఏంటంటే మీరు డిపార్ట్మెంట్ పాలిసీ పెట్టుకున్నారు కానీ యూనివర్సిటీ‌కి సంబంధించి ఇలా‌గా ఫీజ్ కట్టడం అనేది వాళ్ళు కొంచెం నేరంగా చూసారంటారు.
యూనివర్సిటీకి సంబంధం లేదు. మీరు ఎవరు కట్టారు అన్నది. ఇప్పుడు మీరు రైల్ టికెటు ఉ ఉందండి, బుక్ చేసుకుంటారు. మీ టికెట్ నేను బుక్ చేస్తానండి. ఆ! రేపు పొద్దున్నేమో వచ్చి దానివలన మనం, మనం ఫ్రెండ్స్ అనుకోండి. మీ టికెట్ నేను బుక్ చేస్తే దాంట్లో తప్పేముంది! అది. కానీ రైల్వే వాళ్ళకి ఏంటంటే నేను బుక్ చేశానా మీరు బుక్ చేశారా అన్నది అయి కా సో, అలాగే
అది. హ్మ్. హుహు. హుహు. అవును. హ్మ్. అంతేగా మరి. హ్మ్. బుక్ చేసారా అనేది ఇక్కడ ఒకటి ఉంటది అన్నమాట సమస్య అనేది. అయితే ఆ! చక్కగా ఉంది. కానీ ఇక్కడ మీరు నేర్చుకున్న పాఠం ఏంటి దీని ద్వారా?
ఆ! అది. అంటే నేను నా ఫీజు నేనేమో వచ్చి కట్టుకుని ఉంటే ఓ 2 సంవత్సరాల ముందే నా పీహెచ్‌డీ అయిపోయే డిగ్రీ వచ్చేది. ఆయన ఆ! అంటే దానికి దీనికి సంబంధం లేదు. నేను ఇలా పీహెచ్‌డీ తీసి సబ్మిట్ చేశాను అనగానే నా పోస్ట్ నాకు వచ్చేసింది. <sniffs> అ ఆయుదాల పోస్టేమో వాళ్ళు ఆహ్, ఆ థీసిస్ అన్ని చూపించాను. జనరల్‌గా వాళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. ఇవన్నీ మన ఎక్స్‌పిరి
హ్మ్. పీహెచ్‌డీ అయిపోయేది శుభ్రంగాను గేజ్టెడ్ ఆఫీసర్ అయిపోయేవాళ్ళు కూడాను. హుహు. అవునా? హ్మ్. ఎన్ని సంవత్సరాలకు అయింది మీకు వయసుకి ఏ వయసుకయింది పీహెచ్‌డీ అనేది? సుమారుగా.
పీహెచ్‌డీ 40 ఇయర్స్‌కి నా 40 ఇయర్‌ ఏజ్‌లో కంప్లీట్ అయిందనమాట. ఆ! సరే అప్పటి‌కే అప్పటికేనేమో పోస్ట్ అది అయిపోయింది. ఆ తరువాత అది వాళ్ళు క్లియర్ చేశారు. <sniffs> అయితే నాకు దాని వలన ఆ చేసిన చిన్న పొరపాటు వలన నాకు జరిగిన నష్టం ఏంటంటే 2 సంవత్సరాలు డిలే అయిపోవడం. ఆ 2 సంవత్సరాలు డిలే అయిపోతే ఇది వరకు ముందు తయారు చేసిన ఆ థీసిస్‌లేమో పనికి రావు. <sniffs> ఎందుకోసం అంటే ఆహ్, ఆ పనికిరావంటే దాన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడం అనేసంటే
అమ్మో! ఆ! చాలా చక్కగా చెప్పారండి మొత్తం అంతా కూడాను. హ్మ్. హుహు. హ్మ్. హుహు. అది. అయ్యయ్యో! ఆ! అది. అంటే కొత్త తరంగా రోజువారికి గూడాను ఒక్కొక్క టెక్నాలజీగాని ఏదైనా వచ్చేస్తా ఉంది మొత్తం అంతా! హ్మ్.
ఆ! రిసర్చ్‌లోని కొన్ని కొత్త పబ్లికేషన్‌స్ అన్ని జరుగుతూ ఉంటాయి. <sniffs> ఆ! రీసెంట్ పబ్లికేషన్‌స్ ఏవున్నాయో అవన్నీ మనం అందులోనేమో రిఫర్ చేసి అవన్నీ కోడ్ చేయాలన్నమాట. ఆ! ఆ! అంటే డే రిసర్చంటే డెవలప్ అయిపోతూ ఉంటుంది. రోజు రోజు‌ను.
హ్మ్. హ్మ్. అంతేగా మరి. అంతేగా మరి. అలానే జరుగుతుంది ఖచ్చితంగాను. హ్మ్. ఖచ్చితంగాను. ప్రతి రోజు కూడాను ఏదో ఒకటి జరుగుతా ఉంటది అంతా కూడాను. అయితే నా మీరు మొత్తానికి 2 సంవత్సరాలు అనేది డిలే అయింది మీకు ఖచ్చితంగాను. దీని వల్ల. హుహు.
ఆ! సో, ద్ ఆ! ఆహ్, డిలే అయింది. అదే ఆ చిన్న తప్పు వలన. అంటే ఎప్పుడైనా అంటే దీని వలన నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీ కష్టార్జితంతో మీరు కట్టుకుంటే డబ్బులు <sniffs> దాని ఫలితం ఎవ్వడు ఆపలేడనమాట.
ఆ! దీన్ని బట్టి ఆ! హుహు. హుహు. అంతే కదండీ. ఖచ్చితంగా. అసలకి ఈ విషయం మాత్రం చాలా చక్కగా ఉందన్నమాట. మీరు చేసిన తప్పుకి సమయం అనేది తిరిగి రాకుండా పోయింది అని చెప్పేసి అని దాని యొక్క పాఠం అనేది మీరు నేర్చుకున్నారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
అవును. ఆ! ధన్యవాదాలు.